అంతే కదా!
హ్మ్. ఇటువంటి ఓటీలో మనం తెలుసుకోవాల్సిందేందంటే మొదటిగా మనం ఆ ఒక కోర్స్ నేర్చుకోవాల్సిన దానికి నిజంగా ఆన్లైన్‌లోనే తెలుసుకోవాలా? లేకపోతే మనం బుక్స్ ద్వారా చదువుకోవచ్చా? ఇలా మనం మనకు మనమే ఒక ప్రశ్న వేసుకొని ఎటు ఏ దారి ద్వారా మనం పోతే మనకు నిజంగా మన ఒక అవసరం అనేది తీరతది. లేపోతే ఇంకా కొత్తగా ఇంకేవైనా ఉందా? ఇలా తెలుసుకోవచ్చు.
ఓకే. హ్మ్.
ఇంకా, అదే విధంగా మీరు కుటుంబ ఆరోగ్య విషయాల దగ్గరకొచ్చారు గాబట్టి అక్కడ కూడా ఇదే ప్ ఇదే ఒక టెక్నిక్‌ని వాడొచ్చండి. ఇప్పుడు ఆరోగ్యం అంటే మనకు ఫోనులో మెడిక్ మెడిసినల్ టిప్స్ వస్తానే ఉంటాయి మనకు. అంటే మీరు పలానా ఇంట్లోనే హోమ్ రెమెడీసు ఇలాగ వస్తూ ఉంటాయి. ఫోనుల్లో వస్తూ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వడం కన్నా మనకు ఇంకాస్త అంటే టీవీల్లో కొంతమంది నిజంగా కొంతమంది ప్రొఫెషనల్స్‌గా చెప్తుంటారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నోట్ జేసుకోవడం ఇలా ట్రై చేస్తే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. అది నిజంగా నీ మీ, మీ యొక
అవును, అవును. ఓకే. అవును. అవును. ఓకే. మరి కొన్ని కొన్ని సార్లు అంటే ఒక ఫార్వర్డ్ మెసేజ్ వస్తది. ఆహ్, ఈ మెసేజ్‌ని 100 మందికి పంపిస్తే మీకు గుడ్ లక్ 3 రోజుల్లో వస్తది. లేకపోతే మీ మదర్ 100 రి 100 ఇయర్స్ బతుకుతారు. మీ ఫాదర్ 100 ఇయర్స్ బతుకుతారు. అలాంటి ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి కదా! అవి నిజమేనా?
హ్మ్. అవును. కాదండి. అవి నిజం అనుకుంటే ముందు <chuckles> మనం మోసపోతామండి. అవి ఎంతవరకు నిజం అవుతాయని చెప్ చెప్పండి చూద్దాం. మనమే అనుకుంటాం. ఒక మెసేజుని ఫా అంటే చెప్పండి.
ఓకే. అంటే? వాళ్ళు ఎన్ని సార్లు షేర్ చేస్తే అన్ని డబ్బులు వాళ్ళకొస్తాయా? పోస్ట్ ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి ఎన్ని షేర్లు యెళ్తే అన్ని డబ్బులొస్తాయనా? లేకపోతే ఎందుకలా షేర్ చేయమని చెప్తూ ఉంటారు జనాలకి?
అవును. అంటే దీంట్లో 2 రకాలున్నాయండి. ఒకటి వాళ్ళు ఒక మెసేజ్ పెట్టేటప్పుడు దాని మీద ఒక ఫోటో కూడా పెడతా ఉంటారు. మీరు గమనించ్చుంటరు. ఫోటో, ఫోటో కింద ఒక మ్యాటర్ రాసి, ఇప్పుడు సాయిబాబా ఫోటోను మీరు సెండ్ చేస్తే మీకు ఈరోజు మంచి విషయం వింటారు లేదా హనుమంతుడు ఇలాగ దేవుడి పేరు చెప్తూ అలాగే ఏదన్నా మనకు అవసరమైన నీడుల్ నీడ్ గురించే ఒక ఫోటో టైప్ అంటే ఉట్టి మెసేజ్ ఎవరూ మనకు పంపిచ్చరండి. అందులోనూ ఈ వాట్సాప్‌లో అనవసరంగా రాదండి. ఏదన్నా ఒక మెసేజ్ వచ్చిందంటే దానికొక ఫోటో వేసుంటారు పైన. ఆ ఫోటో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంటు. ఈ ఫోటో ఎందుకన్నాను అంటే నేను మీరు గమనించినట్లయితే ఈ మధ్య ఈ మోసాలు అనేటివి ఈ ఫోటో ద్వారా కూడా జరగతన్నాయండి. అది ఎలా అంటే హ్మ్. అది ఎలా అంటే మీరు ఆ ఫోటో డౌన్లోడ్ జేయంగానే ఈ ఫోటోకి ఒక 1 ఎంబీ డేటా అంటే మనకు ఫోనులో స్టోర్ అయితే యాక్చువల్‌గా దాంట్లో ఫోటోకి కావాల్సింది ఒక 0.50 కేబీ.
హుహు. అవును, అవును. అదే కదా! హ్మ్. అవును. హ్మ్. చాలా దారుణంగా జరుగుతున్నాయి. అవును. హుహు. అవును.
ఒక 50 కేబీ మీకు మాల్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అవుద్దనమాట. ఇలా మీరు రిపీటెడ్‌గా మీరు మీ కాంటాక్ట్స్‌కే పంపిస్తా ఉంటే అటు మీ ఫోనులోనూ వస్తుంటది. అంటే మీకు మెసేజ్ అనేది మీరు పంపిస్తే మీ ఫోనులోనే వస్తది చూడండి. మళ్ళీ మీకు కనిపిస్తది కదా!
ఓహ్! హ్మ్. అవును.

అవును.
మీరొక మెసె ఒక మెసేజు వేరే వాళ్ళకి పంపిస్తే, ఆ మెసేజు మీ ఫోన్‌లోనూ కనిపిస్తది, అవతలి వారి ఫోన్‌లోను వాళ్ళకి డిస్‌ప్లే అవ్వుద్ది గదా!
అవును. ఖచ్చితంగా.
వాళ్ళకి డిస్‌ప్లే అయినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇటువంటి మోసాల్లో ఇరుక్కోబోతారు, మీరు ఇరుక్కోనిబోతారు. అందుకని నిజంగా అది మీకు ఇలా ఫోటో పంపిస్తే మీకు ఆ మంచి జరగది. ఇటువంటి అపోహలనుండి అసలు దాంట్లో ఎంత వరకు నిజముంది. దాంట్లో ఎంతవరకు నీకు అవసరముంది. ఆ అవసరం ద్వారా నీకు నిజంగా ఆ రోజుకి ఏమి యూజ్ ఉంది. <smacks lips> ఇలా మీకు మీకు మీరే నిర్ణయించుకోవాలని చెప్పి నేననుకుంటు ఉంటానండి.
హ్మ్. అవును. హ్మ్. అంతే కరెక్టే. అంటే ఇప్పుడు కొన్ని న్యూసు లేదా సమాచారం మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపుతుందా? అంటే నెగెటివ్ న్యూస్ ఎక్కువగా చూస్ చూసినప్పుడు. ఈ కోవిడ్ టైమ్‌లో ఆహ్, జనాలు ఇన్ని కేసులు పెరిగిపోయాయి, అన్ని కేసులు పెరిగిపోయాయి, లేకపోతే మనకేమైనా ఆహ్, ఈ మొన్న ఆహ్, సా కృష్ణా నది మునిగిపోయినప్పుడు, వర్షాల గురించి, వార్పుల గురించి, ఇలా న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తే జనాలలో అది వాస్తవమా అవాస్తవమా పక్కన పెట్టేస్తే పానిక్ అయిపోతూ ఉంటారు, "అమ్మో! అమ్మో!" అని. అక్కడ భూకంపం ఒచ్చింది, ఇక్కడ భూకంపం ఒచ్చింది, అదెంత వరకు కరక్టంటారలా?
అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూసు. హ్మ్. నిజంగా. అంటే ఇది మీరన్నట్లు ఈ ఒక న్యూస్ అనేది ఆ స్ప్రెడయ్యే కొంది అది నిజమో కాదో తెలియకపోయినా గాని ముందు పానిక్ అటాక్ అంటే భయమనేది మొదలైపోతుంది జనాల్లో. <smacks lips> అంతెందుకండీ మనము రీసెంట్‌గా చూస్తే ఆహ్, మనకు ఆ మన ఆంధ్ర రాష్ట్ర
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హుహు. ఓకే.
ఆళ్ళ తె తెలుగు ఇప్పుడు ఏమన్నారండి. ఒక డ్ గేటులు డ్యామ్ గేటులు అంటాం గదండీ. ప్రతి ఒక్క గేట్ పూర్తిగా నిండిపోతుంది. దగ్గరున్న ఊర్లన్నీ ఆ నిండిపోతాయి. వరదల్లో కొట్టుకుపోతాయి. హ్మ్. ఇలా ఈ ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అది ఎంతవరకు నిజమంటే వాస్తవమే. న్యూస్ అనేది వాస్తవం. కానీ ప్రతి ఒక్క చోట అలా జరగదండి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ నీటి వరదనేది అధికంగా ఉంటాదో అట్ అటువంటి ప్రాంతాల్లో
అవును. హ్మ్. మునిగిపోయాయి. హ్మ్. ఓకే. అవును.
ఈ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతా ఉంటది. వాళ్ళని చేత్
హుహు. హ్మ్.
చాలా మంది వరకు హ్మ్. ఉచిత అంటే ఉచితా మనకు ఆరోగ్య సేవ కేంద్రాలు అలాగే ఆహ్, అంటే యాక్సిడెంట్ జోన్స్ నుండి కాపాడడాలు, హెల్పింగ్ సెంటర్స్ ఇలాగ ఓన్లీ అధిక ఎమర్జెన్సీ‌లో కాపాడారు. ఇవన్నీ ఆహ్, ఆ ఒక ఆహ్, ప్రాంతాల్లో చాలా వరకు ఉపయోగపడతాయి. అంతెందుకండి మనం మత్స్యకారులకు గూడా వాన బడితే చాలు. ఒక ఫార్వర్డ్ మెసేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటది. "మీరు ఈరోజు వానకి వెళ్తే మాత్రం మీ ప్రాణాలకి హానికరము." అని జెప్పి. ఇది ఫేక్ అని జెప్పి వాళ్ళనుకోవచ్చు. కానీ అటువంటి సందర్భాల్లో వాళ్ళు చేసే పనేంది? మొబైల్‌లో వెదర్ రిపోర్ట్ అనే దాన్ని వెతుక్కుంటూ ఉంటారు. మీరు హ్మ్. ఇంకా అంటే ఈ ఒక్క ఫోన్‌ను నమ్మగూడదు అనుకుంటే మనకి ఈ సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా మనకు ఒక లైట్ వేసి ఒక బిల్డింగ్‌లో నాలుగు పక్కల తిరుగుతూ ఉంటా ఉంటది కదండీ.
అవును. హ్మ్. అంతే కదూ. అవును. హ్మ్. హ్మ్.

ఆ! అంత పెద్ద గొప్ప నటుడికి అలా జరిగిందంటే ఇక్కడ మన ఇండియాలో గాని అలాగే, అందులోని తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక అభిమానులు ఏ విధంగా బాధపడతారండి. ఆ ఫోటో జూస్తే. మొదటిగా ఎవరికీ అర్థం కాదు కదండీ. ఒక భయం అనేది మన మదిలో వెలుగుతుంటది. పూర్తిగా పానిక్ అటాక్ వచ్చేస్తుంటది. వీటి నుం హ్మ్.
ఆ! అదే కదా! హ్మ్. హ్మ్. అవును. కానీ ఇప్పుడు ఇంక ఇంకా ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ ఫీల్ అవుతూ ఉంటే. వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు? అంటే ఏది చదవాలి? ఏది స్కిప్ చేయాలి అని? చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్క్రీన్ మీద. వాళ్ళు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసేస్తే అది మిస్ అయిపోతారు. ఆహ్, లేకపోతే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్‌ని చదివితే తప్పు దారిలో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా తెలుసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ రియలా కాదా? చదవాలా? లేదా అని?
అవును. అంటే మీరన్నది కరెక్టే అండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా రకాలుగా ఉప్ మనకు స్పేండింగ్స్ వచ్చేసి చాలా వరకు ఓవర్‌లోడ్ అయిపోతున్నాయి. అనవసరమైన ప్రదేశాల్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనకు ఆహ్, ఆహ్, ఇ ఇళ్ళల్లో అండి మనకు ఇళ్లల్లో ఆహ్, మ ముఖ్యంగా మనకు టీవీల్లో చూసే యాడ్స్. అవి మనకు ఫోనుల ద్వారా అంటే మన ఫోన్లో మనం ఇచ్చే పర్మిషన్స్ ఉంటాయి కదండీ. మైక్ గాని, ఇవి గాని అవి గాని. ఇవి మన ఫోను వాడకపోయినా గూడా జరుగుతా ఉంటాయి. అంటే వాటి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతా ఉంటాయి. మీరు టీవీలో చూసింది కూడా అది వింటుంటది. అది విన్న సందర్భంలో మీకు ఫోన్లో యాడ్స్ రూపాన్నా చూపిస్తా ఉంటాదన్నమాట. అంటే మీకు ఇది కొనాలని ఉంది అని చెప్పి అది అర్థం చేసుకొని గూగులు. వాటికి ప్రమోషన్స్ ఇస్తా ఉంటది. అది మీకు అవసరమా లేదా అని చెప్పి ముందు మన మనకు తెలియాలి. మనం ఎం పనైతే చేస్తున్నామో. అది నిజంగా మనం కరెక్ట్‌గా చేస్తున్నామా? లేదా ఎవరో చేస్తున్నారని చెప్పి చూసి చేస్తున్నామా? ఇందులో ఎంతవరకు నిజంగా మనం నిజ కోణం మనం గమనించాలండి. మనం నిజాన్ని నిర్ధారించుకుంటేనే మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా సులభంగా ఉంటది. అంతే తెలివిగా మనం ముందడుగు అనేది వేస్తూ మనల్ని మనం రక్షించుకుంటూ ఈ ఈ ఒక టెక్నాలజీ ద్వారా కూడా మనం బాగా మెరిగిపోవచ్చు అని చెప్పి నా అభిప్రాయం.
హ్మ్. అవును. హుహు. అవును. హుహు. అవును. అవును. అంతే కదా! అవు అవును. హ్మ్. హ్మ్. అదే కదా! అవును. అవును. కరెక్ట్.